న అంటే, నాకు ఎక్స్‌ప్లోర్ చేసేటివీ చాలా ఇష్టమండి. ఎక్స్‌ప్లోర్ ఉదాహరణకి, అంటే ఎప్పుడో కరోనా టైం‌లో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆహ్, ఆహ్, ఆహ్, ఆహ్ ఎక్స్‌ప్లోర్ అంటే అన్ని రకాలుగా ఉంటాయి. కానీ నా వరకైతే కొంతమంది ఈ ఘోస్ట్ హంటింగ్ లాగా వెళ్తూ ఉంటారు కదా! అవి చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తూ ఉంటాయి.
అంటే ట్రావెలింగ్, ట్రావెలింగా అండి? ట్రావెలింగ్ టైపా! ఎక్స్‌ప్లోరింగ్ అంటే? ఆహా! రియల్ ఎక్సైట్ అవుతామండి అవి. ఓకే, ఓకే అర్థమైంది.
ఎక్సైట్, రియల్ ఎక్సైట్ అవుతాం. కొన్ని మంచి స్పైన్ చిల్లింగ్ మూవ్‌మెంట్స్ ఉంటాయి.
మీకు, దెయ్యాల మీద నమ్మకం ఉందా?
అండ్ నా వరకైతే ఉంది. అక్కడ ఏంజీ ఈ కరోనా ట్ కరోనా టైంలో అయితే మనమందరం ముందుగా నేను చూసిన షో అంటే ఆహ్, ఒక అక్కడ అదే మన పాకిస్థాన్‌లో ఒక ముగ్గురు యువకులు స్టార్ట్ చేసినటువంటి యూట్యూబ్ చానెల్.
<laughs> పాకిస్థాన్‌లో యూట్యూబ్ చానెల్!
"వో క్యా థా?" అని చెప్పేసి, ఆహ్, "వో క్యా థా?" అని చెప్పి, ఒక హారర్ షో స్టార్ట్ చేశారన్నమాట. చాలా పాపులర్ అయింది ఫాస్ట్‌గా. వాళ్ళు నిజంగా
అది రియ రియల్, రియల్ గోష్టుల కోసం వెళ్లారా?
ఆ! రియల్, రియల్ హాంటెడ్ ప్లేసెస్‌కి వెళ్ళడము. ఆహ్, నిజంగా అక్కడ ఉన్నటువంటి వాటిని ఎక్స్‌ప్లోర్ చేయడము, చాలా బాగా అనిపిస్తుంది. అలా అడిక్ట్ అయిపో అంటే, అలాంటి వీడియోస్‌కి నేను చాలా <giggles> అడిక్ట్ అయిపోయానన్నమాట. దాని తర్వాత
మరి మనకి తెలు తెలుగులో కూడా ఇలాంటివి చాలా ట్రై చేసినట్టున్నారు కదండీ!
ఆ! వాళ్ళ తర్వాత అంటే ఒకరిని చూసి వస్తుంటాయి కదా! దాని తర్వాత నార్త్ సైడ్ మనం రావడము, అక్కడి నుంచి మనకి దగ్ తెలుగులో రావడము, తెలుగులో ఒన్ ఓ "ఒంటరి విహారి" అని వా ఇంకొకళ్ళు అని చెప్పేసి, ఇలా ఘోస్ట్ హంటింగ్ వెళ్ళడం ఉంటుంది. కానీ నాకెందుకో మన దగ్గర అంత <chuckles> స్క్రిప్టెడ్ లాగా అనిపిస్తూ ఉంటది.